మానవుడికి, నీరు అన్నది జీవ జీవన ఆధారం అండి. ప్రకృతిలోని మనకి స్వచ్ఛమైన నీరు కావాలంటే వర్షమే ఆధారం. అయితే, ఈ మధ్య కాలంలోను ఏమవుతుందంటేను, ఈ వర్షం ఆహ్, పట్టణాలు అవి చాలా విస్తృతంగా పెరగడంతోటే ముఖ్యంగా పట్టణాల్లో ఏంటంటే తాగునీటి కొరత అన్నమాట తీవ్రమైంది. దీన్ని అధిగమించడానికేమో ప్రభుత్వాలు వాళ్ళను ఈ వర్షపు నీటిని ఏంటంటే హార్వెస్టింగ్, రెయిన్ హార్వెస్టింగ్. అంటే వర్షపు నీటిని సేకరించి వాటినేమో ఉపయోగించడం దాని గురించినేమో ప్రతి ఒక్కళ్ళకి అది అడ్వైస్ చేస్తున్నారు. దీని గురించి ఎలా సేకరించాలి? ఎలా హార్వెస్ట్ చేయాలి? దీనికి సులభ సలహాలు ఏమిటి? చెప్పగలరా?
అవునండి. అవును. అవునండి. అవును. అవును. ఆ! తప్పకుండా అండి. అంటే ఆహ్, వ వర్షం నీళ్ళు అనేది మనకి అది, అది ప్రకృతి ఇచ్చిన వరం కదండీ! ఆ ప్రకృతి ఇచ్చిన ద ఆ ఆ దేవుడి ఆస్తికి మనము వృధా చేసుకోవద్దండి అది మనము. అది ర వృధా చేసుకోకుండా ఉండాలి అంటే మనము వర్షపు నీళ్లని ఏం జేయాలి అంటే అండి. న నాకు తెలిసినవి కొన్ని అండి. ఆహ్, మనకు ఆహ్, టెర్రస్ మీద నుంచి పడుతూ ఉంటది కదండీ! ఫస్ట్ ఇంటి నుంచి మొదలు పెడదామండి. ఇంటి దగ్గర టెర్రస్ మీద పడుతూ ఉంటే మనం బకెట్స్ ఫిల్ జేసుకుంటూ ఉంటాం కదండీ! ఇంటి దగ్గర. ఆహ్, ఫిల్ చేసుకొని ఒక దగ్గర ఒక అంటే డ్రమ్ లాంటిది ఫిల్ చేసుకుంటే, అవి మనకి ఇల్లు శుభ్రం చేయడానికి గానీ ఉపయోగపడుతూ ఉంటాయండి. ఆ విధంగా. ఆహ్, మళ్ళీ ఊరు ఊరు విషయానికి వస్తే అండి. ఆహ్, ఊరి బయట హ్మ్, ఆహ్, చదరపు అంటే ఒక 100 మీటర్, టూ హం త్రీ హండ్రెడ్ మీటర్స్ ఆహ్, ఇటు అటు అని వేసేసి సిమెంట్‍తో కట్టి ఉంచుతారు చూడండిండి. ఇప్పట్ల గవర్నమెంట్ అలా జేసింది చూడం ఆహ్, అన్
అవునండి. హ్మ్. అవునవును. అవును. అవును. ఆహ్, టౌన్స్‌లోని, అపార్ట్మెంట్ల దగ్గర అక్కడ క చూస్తుంటాం మనం.
ఆ! అవి నిండుక్ నిండుకొని ఉంటే, అవి జంతువులు ఎవరైనా తాగొచ్చు అన్నట్టు ఉంటుందండి. ఇంకోటి, దాని వల్ల అవి నిండుకొని ఉండడం వల్ల, గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మనకి. వర్షపు నీళ్ళలో ఆ! ఆ! రీచార్జ్ ఆ! గ్రౌండ్ వాటర్ల అంటే, మనము బోర్వెల్ డిప్పింగ్ ఏపిస్తాం కదండీ! బోర్వెల్స్ ఏపిచినప్పుడు, మనకి తక్కువ తక్కువ మీటర్లు ఏయంగానే పడుతుందండి. అన్ని తక్కువ ఫీటర్లు ఫీట్స్ ఏయంగానే, మనకి వా నీళ్లు పడడం జరుగుతుందండి. ఆహ్
అవును. ఆ! రీచార్జ్, రీచార్జ్ అవుతుంది. ఆ! అవును. హ్మ్. అంత లోతుకి వెళ్ళక్కర్లేదు అనేసి అని అంటారు. ఓకే.
ఆ! ఆ! అవును, ఆ! అంటే అది దేనివల్ల అండి అది. మనము, అక్కడక్కడ గుంతలు కూడా తవ్వుతుంటారు చూడండండి. అంటే, ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తే ప్రదేశం ఇక్కడ గుంత తవ్వుకుంటే, ఇక్కడ నీళ్ళన్నీ జామయ్యి గ్రౌండ్ లెట్ గ్రౌండ్ వాటర్ పెరగాలి అని, కొంతమంది అని చేస్తుంటారు చూడండండి. అవి పొలాలలో చేస్తూ ఉంటారండి. ఇంకా పట్టణాలకు పట్టణాల విషయానికి వస్తే
అంటే అంటే, పా ఇప్పుడు విలేజీలోని, వాటిలోని చెరువులు లాంటివి, అవి తవ్వుతుంటారు కదా! <sniffs> లేకులు, ఇవన్నీ కూడా అదే కాన్సెప్ట్.
ఆ! ఆ! ఆ! తవ్వుతుంటారండి, అవునండి. ఆ! ఆ! అదే అండి, అదే గు అంటే, గుంతలు తవ్వడము, ఇప్పుడు చెరువులో కూడా, చెరువు ఎక్కడ తవ్విస్తారండి! నలుము నలు నలువైపుల నుండి ఎక్కడైతే డౌన్ ఫాల్స్ ఉంటుందో, ఎక్కడైతే నీళ్లు వెళ్తూ ఉంటాయో, ఎక్కడైతే ఎక్కువ నీళ్ళు వస్తూ ఉంటాయో అంటే ఒక ఆహ్, 4, 5 దిక్కుల నుండి, ఎక్కడికి ఎక్కువ నీళ్ళు వస్తయో, అక్కడే చెరువు తవ్విస్తారండి. ఎందుకంటే, తొంద ఆ! వర్షపు నీళ్లు వేస్ట్ అవ్వద్దని, ఎక్కడ పడ్డా సరే ఇక్కడికి వచ్చేయాలి అన్నట్టే కదండీ, తవ్విచేది. ట్యాంకులు, కుంటలు కూడా తవ్విస్తారు చూడండి. ఊర్లో అయితే కుంటలు ఉంటాయండి. అలా హ్మ్. అలా చేయడం జరుగుతూ ఉంటుందండి.
అవునవును. అవును. అవునవును. అవును. మనకి హైదరాబాదులో, ఆ రోజుల్లోనే నిజాం గవర్నమెంట్ వాళ్ళు, ఉస్మాన్ సాగర్, గండిపేట ఇవన్నీ అలాగే తవ్వించారు కదండీ! వర్షపు నీరునేమో ఒడిసి పట్టుకోవడానికే. హ్మ్.
ఆ! అవునవునండి. ఆ! అవునండి. ఆ! ఆ! ఫిల్టర్ చేసి అంటే అండి మనకి, ఈ మనకి ఇప్పుడు మూసి నది నీళ్లు, అప్పట్లో తాగే నీళ్ళు అంట అవి. మంచి నీళ్ళంట అవి. ఆ! మన హైదరాబాద్ అప్పట్లోనే నిజామ్స్, మన నిజామ్స్ అ అప్పట్లోనే టెక్నిక్స్ చాలా ఉన్నాయండి, ఫిల్ట్రేషన్ టెక్నిక్స్. అవి అన్నీ వాడారండి, అప్పట్లో పెద్ద, పెద్ద ఇంజనీరింగ్స్ ఉండేవాళ్ళు, మనకు తెలవదు గానీ. అంటే, డ్యాములు కట్టడము, ఇంత పెద్ద పెద్దవి ఆహ్, మ్యూజియమ్స్, అంత పెద్ద, పెద్దవి కట్టిరంటే, మన గోల్కొండ కోట తెలుసు కదండీ! ఇప్పటికి అది అలానే ఉంది అంటే, <smacks lips> అప్పట్లోనే పెద్ద, పెద్ద ఇంజనీరింగ్స్ ఉండేవాళ్ళు. అన్ అంతా నిజామ్స్ అంతా చేశారండి మనకి. ఈ నీళ్లు, తాగునీటి విషయానికొస్తే, అది ఆహ్, అప్పటినుంచి ఎప్పటినుంచో ఉంది అండి అది డెవలప్మెంట్ అనేది, తాగునీటి విషయం, హైదరాబాద్‍లో. ఇప్పటికి చెరువులు ఇప్పుడు, మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంటొచ్చాక, హైడ్రా అని వచ్చింది కదండీ! నీళ్లు ఆ! మొన్న మూసి నది, ఎంజీబీఎస్ మొత్తం, మొన్న వచ్చిన తుఫాన్‌కి
అవును. అవును. అవును. అవును. అవునవును. అవును. అవును. అవును. అవును. హైడ్రా ప్రాజెక్టు. అంటే, ఆక్రమణలు ఆహ్, పాత చెరువులు ఎవరైతే ఆక్రమణ చేశారో, అవన్నీ కొట్టించి మళ్ళీ ఆ చెరువులనేమోచ్చి జాగ్రత్తగా చేసారు వాళ్ళు. దాని చుట్టూరా‌నేమో గట్టు కట్టడం, ఇలాంటివి కూడా చేస్తున్నట్టు ఉన్నారు.
ఆ! అవునండి. అవును. అవునవునండి.
అయితే ఇప్పుడు, ఈ వర్షపు నీరు, అంతా బాగానే ఉంది. చెరువులు, తర్వాత కుంటలు, ఇవన్నీ చెప్పారు. అయితే మనకీ, మన ప్రతి ఒక్కళ్ళు టౌన్‍లోనేంటంటే ఎవరికైతే ఇండిపెండెంట్ ఇళ్ళుంటాయో, వాళ్ళు నీరునెలా భద్రపరుచుకోవాలి? వర్షం నీరు పడుతుంది, ఆ నీరంతా వృధాగా డ్రైనేజీలోకెళ్ళిపోతుంటుంది. మరి అలా వెళ్ళకుండా ఏం చేస్తే బావుంటుందంటారు?
అలా అవునండి. అవునండి. అవునవునండి. అంటే ఇవ్ ఇళ్ళు కన్‌స్ట్రక్షన్ చేషేటప్పుడే అండి వాళ్ళు, పిట్ అంటే గుంతలాగా తవ్వించుకొని ఆహ్, గుంత తవ్వించుకుంటే, ఆ నీళ్లు మొత్తం మన, మనింటి దగ్గర గుంతలో వెళ్ళి, మన, మనకే కదండీ బోరు వాటరు భ ఇన్ కేస్ మనకీ నీళ్లు లేకపోతే, బోరేయించుకోడానికి యూజయితది గదండీ! మన దగ్గర
అదెప్పుడో ఫ్యూచర్. అదీ మీరు చెప్పిందేంటంటే, గుంత తవ్వడం, ఆ వర్షపు నీరుని భూమిలోకి ఇంకించడం, ఆహ్, దానికంటే, తక్షణం అన్నమాట, వర్షం పడినప్పుడు ఆ నీరుని డైరెక్ట్‌గా మనం ట్యాంకుల్లోకో, సంపుల్లోకో పెట్టుకోవచ్చు కదా!
ఆ! పెట్టుకోవచ్చండీ. మీరన్నట్టు తప్పకుండా బెట్టుకోవచ్చండి. ఆ!
ఆ! అలాంటి, అలాంటి ప్రయత్నాలేమన్నా మీ దృష్టిలో ఉన్నాయా? అంటే, ఎక్కడైనా మన దేశంలో గాని, హ్మ్, మన చుట్టుపక్కల గాని, ఎక్కడైనా ఎగ్జాంపుల్స్.
ఆ! అంటారు గదండీ వర్షపు నీళ్ళంట, ఫిల్ట్రేషన్ లేకుండా గూడా తాగొచ్చంటండి. అవి ఫిల్టర్ అయ్యే వస్తాయని అంటారు తెలుసా అండి మీకు? ఆ!
అవును. డైరెక్ట్‌గా రెయిన్ వాటర్ అంటే, అవి ఫిల్టర్డ్ వాటర్. అయితే అయితే ఒకటి అ వా ఫిల్టర్డ్ వాటరే కానీ మరి గాలిలో‌ని కొంచెం మనం ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పైనుంచి వర్షం, దుమ్ము, ధూళి ఉంటుంది కదా. దాని సంగతేంటి?
ఆ! ఫిల్టర్డ్ వాటరే తాగొచ్చంట అండీ డైరెక్ట్‌గా. ఆ! అదే. అదే. అవునవునండి. అదే, అంటే కొంచెం ఆహ్ వడగట్టుకొని, వేడి చేసుకొని, వడగట్టుకొని తాగడము. అలా అలా చేసుకుంటే, ఓకే అండి. ఫైన్ దాని వల్ల. అవునండి. అవును.
ఆ! అది చాలా మంచిది. మరి ఇప్పుడు ఆ రూఫ్ మీద ఉన్న, పడిన నీళ్ళు డైరెక్ట్‌గా ట్యాంకులోకి పెట్టుకోవచ్చు కదా.
ఆ! పెట్టుకోవచ్చండి. తప్పకుండా పెట్టుకోవచ్చు. ఆ! నింపుకోవచ్చండి. <laughs>
సంపుల్లోకి నింపుకోవచ్చు గదా. ఆస అవి నిండిపోయిన తర్వాతన, అప్పుడు మీరు చెప్పిన అదేంటి దాని పేరు? ఆహ్, ఆహ్, పిట్ తవ్వి, దాంట్లోనే ఇంకించుకోవడం అది, ఫ్యూచర్‌లోనేమో మనకు బోర్వెల్ రీచార్జి, అదంతా ప్రాసెస్. ఓకే, ఇది బాగానే ఉంది. మీరేమన్నా మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ టాపిక్ మీదనేమో మీరు చాలా చక్కగా చెప్తున్నారు. అయితే మీ ఇంట్లో ఇలాంటి వ్యవస్థ ఏదైనా ఏర్పాటు చేసుకున్నారా?
గుంత. అవునవునండీ. అ మేము ఆహ్, చెట్లు ఉంటాయండి మా పెరట్లో. చెట్లు ఉంటే అవి ఆహ్, అ మీకు అవి తెలుసా అండి గ్రావెల్స్ అని ఏసేస్తారండి. అంటే అక్కడ నీళ్ళు ఎక్కడికి పోవద్దు అని, ఇక్కడే ఇంకాలి అని చేస్తుంటారు చూడండి. ఇంకా టెర్రస్ టైప్ గూడా హ్మ్, అంటే పొలాలలో, విలేజ్‌లలో ఆహ్, అక్కడక్కడ అడే అది పొలంకి దగ్గర, దగ్గర స్టెప్ బై స్టెప్ ఇట్లా గు చేస్తూ ఉంటారు చూడండండి స్టెప్ ఓ పైన ఒక స్టెప్ ఉంటుంది కిందొక అ దాన్ని టెర్రస్ అని అంటారండి.
అవునవును. అవును. అవును. అవునవును. అంటే ఆ! అంటే వ వర్షపు నీరేమో అది, అది ఆపుతాయి అన్నమాట ఈ మధ్యలోనే. ఆహ్, ఈ స్టెప్పులు అన్ని ఉండడంతోటే అన్ని లెవెల్‍లోనే కొంచెం కొంచెం నీటి భూమిలోకి ఇంకుతుందని వాళ్ళ ఉద్దేశం అది. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట అది. <sniffs> ఆ! అది తర్వాత ఇప్పుడు ఇంకొకటి విషయం చెప్పండి, మీరు వర్షపు నీరేమో వచ్చి డైరెక్ట్‌గా, ఆ వర్షపు నీరునేమో మనం తాగలేం. ఎందుకోసం అంటే ఫస్ట్ రేన్ అంటే అందులో దుమ్ము, ధూళి అంతా కలిసి వస్తుంది. అదే 2, 3 రోజులు వర్షం పడితే, రెండో రోజు నుంచి డైరెక్ట్‌గా తాగేయచ్చు మనం. మరీ మొదటి రోజునేమో ఎక్కువగా, ఇంట్లో గానీ లేపోతే మీ కమ్యూనిటీలోని ఆ నీరుననమాట మనం డైరెక్ట్‌గా ఉపయోగించుకోవాలంటే <sniffs> దాన్ని ఎలాగా దాన్ని ఫిల్ట్రేషన్ మెథడ్ చేస్తారు? అంటే చూడండి కొంతమంది గ్రావెలు, బొగ్గు ఇలాంటివన్నీ పెట్టి ఆహ్, అది 3, 3 కుండల ఇది ఉంటుంది కదా! అలాంటిది ఏమన్నా మీ ఐడియాలో ఉందా? ఫిల్టరేషన్.
అ! ఆ! ఆ! ఆపుతాయండి. ఆ! <clicks tongue> ఆ! అవునండి. అవునవునండి. ఆహ్, ఆయ్ ఉన్ తాగేయొచ్చండి. అవును. ఆ! అంటే ఫిల్ట్రేషన్ మెథడ్స్ వచ్చాయి కదండీ ఇప్పుడు. ఇప్పుడు ఇంట్లోనే ఫిల్టింగ్ పెడుతుండ్రు పెట్టుకుంటున్నరు కదండీ సిటీలో అయితే. ఆ! అదే ఫిల్టర్‌లో ఈ ఆ! క్యాన్ ఫిల్టర్స్ ఆ ఫిల్టర్‌లో ఈ 2, 3 రోజులు తర్వాత, మూడో రోజు పడ్డ వర్షాన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చండి. డైరెక్ట్ పైప్ పెట్టుకొని, మన ఇంట్లో. అంటే ఒకటి పరిసరాలకు వాడుకోవడానికి అంటే క్లీనింగ్‌కి దానికి దీనికి వాడొచ్చని ఒకటి ఫిల్ చేసుకోవచ్చండి. ఇంకోటి తాగడానికి అన్నట్టు ఫిల్ చేసుకొని ఆ ట్యాంక్‌లో వేసుకొని ఫిల్టర్ చేసు కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసుకొని, అంటే జెమ్స్ ఏమన్నా ఉంటే చనిపోతాయి కదండీ. కొంచెం వడకట్టుకొని తాగడము. ఆ! వేడి చేసుకొని తా చేయొచ్చండి అలా చేసుకున్నా ఆ! ఆ నీళ్లు మనం ఉపయోగించుకున్నట్టే అయితుందండి, వర్షపు నీళ్లు. న డైరెక్ట్ పైపు పెట్టుకోవచ్చండి టెర్రస్ మీదంగా మనకి, మనం అది కూడా చేసుకోవచ్చు డైరెక్ట్. డైరెక్ట్ పైపు పెడితే ఇక్కడ ఈ వాటర్ ఫిల్ అయితయి, అక్కడ ఆ వాటర్ ఫిల్ అయితయండి. అది, అది చేసుకోవచ్చండి, వర్షపు నీళ్లు ఆ విధంగా కూడా ఆహ్, మంచిగా <smacks lips> అంటే ఇంకోటి కూడా అండి వడకట్టే పద్ధతి అంటారు కదండీ. ఆ! ఇప్పుడు వర్షపు నీళ్లు మీరు దుమ్ము, ధూళి అది ఇది ఉంది అంటున్నారు కదండీ. మొదటి పడ్డ రోజు, రెండో రోజు. అది డ్రమ్ము నిండగానే కింద పోతుందండి, దుమ్ము ధూళి అంతా పైన నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయండి ఆ నీళ్లు కూడా మనం వాడుకోవచ్చు.
ఆ! ఓకె. ఓకె. ఎ ఇది క్యాండిల్ ఫీలటర్స్. ఆ! అవునవును. అవునవును. బాక్టీరియా. అవును. డైరెక్ట్‌గా ఉపయోగించచ్చు. అవును. ఆ! కరెక్ట్. అవునవును. అవును. అవును. అయితే ఇప్పుడు ఓకే. మన ఇంట్లోని చిన్న చిన్న ఇళ్లలోనేంటంటే ఈ పద్ధతులు మనం పాటిస్తాం. ఇండివిడ్యువల్‍గా. అలా కాకుండా ఈ మధ్యనేంటంటే కొత్త కల్చర్ ఒకటి వచ్చింది. అదేంటంటే హై రైజ్ బిల్డింగ్స్. హ్మ్. 100 టవర్సు అలాగా వెళ్ళిపోతున్నారు పైకి 100 ఆహ్, అపార్ట్మెంట్ల హైట్ అనమాట. ఆహ్, మరి 100 ఫ్లోర్స్ హైట్ అని అంటే, అంటే వర్టికల్ గ్రోత్ అనమాట సిటీలు అన్ని. హారిజాంటల్ గ్రోత్ అయిపోయింది. అయితే ఈ వెర్టికల్ గ్రోత్ దగ్గర మరి ఇంతమంది ఒక తక్కువ జాగాలోనేమో జనం ఉంటారు. మరి వాళ్ళందరూ నీరు ఏమో వాడుతూ ఉంటారు. అది వాళ్ళకి రెయిన్ వాటర్ హార్వెస్టింగు వాళ్ళకి కావాల్సినటువంటి బోర్‌వెల్ కావాల్సినటువంటి గ్రౌండ్ వాటర్ అది ఇది చార్జ్ చేయడానికి దానికి అది రెయిన్ హార్వెస్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అది ఎలా చేస్తారో ఏమన్నా చెప్పగలరా డీటెయిల్డ్‌గా?
అవునవునండి. ఆ! అవునండి. అవునవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అది కష్టమేనేమో కదండీ! వాళ్ళు అంటే వర్టికల్‌గా ఉంటాయి గదండీ! కింద అపార్ట్మెంట్‌లో ఒకరు ఉంటే పైన ఒకరుంటారు. మేబీ ఫైనల్ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి అదేమన్నా ఛాన్సెస్ <chuckles> ఉంటాయేమో అండి. లేకపోతేనండి ఆహ్, పైన టెర్రస్ అందరికీ కామన్ టెర్రస్ ఉంటుంది గదండీ! ఏదో కొంచెం ఆహ్, చిన్నగా అంటే ఇవి స్టీల్ లాంటివి పెట్టుకొని సెట్ జేసుకొని కింద పైపు ఆ!
అవును. అహా! అవును. అహ! ఇక్కడ ఆహ్, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇండివిడ్యువల్ కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందనేసంటే, ఆ కాంప్లెక్స్ అంతటికీ ఒక మెయింటెనెన్స్ డిపార్ట్మెంటూ, లిఫ్ట్ మెయింటెనెన్సు, కామన్ ఏరియా మెయింటెనెన్సు ఇలా ఉంటాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్‌లోనే అదే కాంప్లెక్స్‌లోనే గేటెడ్ కమ్యూనిటీస్‍లో. వాళ్ళు ఏం జేస్తున్నారు ఆ యూజ్‌డ్ వాటర్ అంతటినినేమో వాళ్ళు రీసైకిల్ చేసి, అంటే దాన్ని కొంచెం ఫిల్టర్ చేసి మళ్ళీ టాయిలెట్స్‌కి వాడడానికే ఏమో సెపరేట్‌గానేమో దానికి పైప్ లైన్ అది ఇచ్చి చేస్తున్నారు. అంటే వాటర్ దాన్ని ఏమంటారు? కన్జర్వేషన్ హ్మ్. వాటర్‌నేమో ఇది చేయడం. అయితే
అవునవునండి. అవునవునండి. ఓహ్! ఆ! అవునవునండి. రీసైక్లింగ్ చేసి యూస్ జేస్తున్నారు. హ్మ్, మంచి ఐడియా అండి అది.
ఇప్పుడు అపార్ట్మెంట్‌లోనే, మీరేంటంటే వాళ్ళు కూడాను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌కి పిట్లు అన్నీ కూడా తవ్వి రెయిన్ వాటర్‌నేమో పొదుపు చేయడం భూమిలోకి ఇంకేటట్టు చేయడం అన్నది అది మాండేటరీ. అంటే గవర్నమెంటేమో వచ్చి కంపల్సరీ చేసింది వాటిని. అపార్ట్మెంట్ వాళ్ళు. అది ఎలా చేస్తారో ఆ పిట్టు దాంట్లో చేసేటువంటి ప్రక్రియ ఆహ్, అది దాని కన్స్ట్రక్షన్ విధానం ఏమన్నా ఐడియా ఉందా మీకు? చెప్పగలరా?
ఆహ్, ఐడియా అంటే అంటే, ఇప్పుడూ ఆహ్, అండర్‌గ్రౌం‌డ్ నుంచి కదండీ మనమూ రీ అంటే, యూజ్ జేషిన వాటర్‍ని అండర్‌గ్రౌండ్ నుంచీ కనెక్షన్ ఇస్తారు గదండి. అంటే, పెద్ద పెద్దా పైపులుంటాయి గదండీ. యూజ్ జేషిన వాటర్‌ను డ్రైనేజ్ పిట్ అనేది డ్రైనేజ్ వాటర్‍ని ఒక దగ్గరా కలెక్ట్ జేస్తారాండి? నార్మల్‌గా యూజ్ జేషిన వాటర్‍ని మనం ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని, ఇదీ ఆహ్, అంటే ఫిల్ట్రేషన్ అనమాట. ఫిల్ట్రేషనే వాడతారు అండి వాళ్ళు. ఫిల్ట్రేషన్నూ వాడి, దాంట్లో గూడా ఫిల్ట్రేషన్‌లో ఫస్టూ అదుంటుందండి. సెడిమెంటేషన్ ఒకటుంటుంది. ఆ సెడిమెంట్ అయ్యాక ఫస్ట్ వాళ్ళు చేసే పా పద్ధతి సెడిమెంట్ అండి. అంటే, దుమ్ము-ధూళి కిందికి రావడము. హ్మ్. తర్వాతనేమో, ఆహ్, అదీ <smacks lips> ఆహ్, తర్వాత ఫిల్ట్రేషన్ అండి. అంటే, ఆ మెషిన్ యూజ్ చేసీ, ఆహ్, లోపల క్రిస్టల్ క్రిస్టలైజేషన్ చేస్తారండి. చిన్న చిన్నవి మైన్యూట్‌వి గూడా పోతాయండి. ఆహ్, తర్వాత జమ్స్ జమ్స్ కోసం బ్లీచింగ్, బ్లీచినింగ్ చేస్తారండి వాళ్ళు. బ్లీచనింగ్ చేషాక ఆ వాటర్ మళ్ళీ యాజ్ యూజువల్‌గా డ్రింకిలింగు వాటర్‍లోకి సప్లై చేస్తారండి. ఆ విధంగా వాడతారండి. అలాంటి పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న వాళ్ళు. అంటే, వాటర్ కన్‌జప్షన్ అనమాట. వాటర్ వేస్ట్ చెయ్యకుండా, రీయూజ్ జెయ్యడమా, రీసైక్లింగ్ చేసి, రీయూజ్ చెయ్యడం అనే వాటర్ అక్కడ అక్కడ జరుగుతూ ఉంటుందండి. ఆ విధంగా చేస్తారు, అపార్ట్‌మెంట్ వాళ్ళయితే.
ఆ! అదే. అవునవును. అవునవును. హ్మ్. ఓకే. హ్మ్. ఆ! అవును. అవును. ఓకే, ఓకే. ఆ! రీసైకిలు. ఆ! రీజు, రీయూసు. హ్మ్. ఆ! తర్వాత ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఈ క్యాచ్‌మెంట్ అనే ఏరియాలు ఉంటాయి, వర్షం ఇప్పుడు ఆహ్, అదే క్యా ఆహ్, క్యాచ్‌మెంట్ ఏరియా అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా మరి చెరువులకి దానికి ఆహ్, కాన్సెప్ట్ ఏంటి అసలు?
ఆ! అవునవునవును అవునండి. క్యాచ్‌మెంట్ ఏరియాస్ ఉంటాయండి. ఆహ్, క్యాచ్‌మెంట్ ఏరియా మీకు తెలుసా అండి మన వరంగల్ అంటే అప్పట్లోనే, మన అది అ‌ది ఏంటిదండి ఆహ్, <smacks lips> మన వరంగల్ మన ఆహ్, వరంగల్ని పాలించిన వాళ్ళు ఉన్నారు గదండీ హిస్టరీ లోనే కాకతీయులు, ఆ! ఆ! కాకతీయులు గుర్తుకు రావట్లేదండి కాకతీయుల్లోనే అప్పట్లోనే అండి వాళ్ళు చెరువులు తవ్వించడం చేశారు అప్పట్లోనే, ఇది ఇప్పుడిప్పుడు వచ్చింది కాదండి, అప్పట్లోనే చెరువులు తవ్వించడం చేశారు వాళ్ళు. క్యాష్మెంట్ ఏరియా మీరన్నట్టు ఒక్కొక్క దగ్గర వ్ వాటర్ స్టాగ్నెట్ ఉండడానికి, ప్రయత్నించారు వాళ్ళు.
అవును, కాకతీయులు. ఆ! ఆ! ఆ! ఓకే. అవును. ఆ! అంటే ఆ చెరువుల్ ఆహ్, ఆ చెరువుల్లోకి వచ్చేటువంటి చెరువులనేమో ఫీడ్ చేసేటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియానేమో ఫ్రీగా ఉంచడం. అక్కడేమో మనం కన్స్ట్రక్షన్ చేయకుండా ఉండడం, అది క్యాచ్మెంట్ ఏరియా. సో, అది రెయిన్ వాటరు హార్వెస్టింగ్‌లో ఇది ప్రధానమైనటువంటి అంశం అండి అది. హ్మ్, అది. చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారండి. వర్షపు నీటిని సేకరించడం, దాంట్లో నేంటంటే సులభమైన సలహాలు, ఇళ్లలోనే ఎలాగ చేసుకోవడం, తర్వాత నేంటంటే పెద్ద అపార్ట్మెంట్‌లో ఎలా చేయడం, తర్వాత నింకా ఊర్లు ఊర్లోనే ఏంటంటే చెరువులు అవి సరస్సులు మెయింటైన్ చేయాలంటే ఎలా చేయడం, విషయాలన్నీ పంచుకున్నారు ధన్యవాదాలండి.
అవును. అవునవునండి. అదే. అదే. అవునవును. అదే అండి. ధన్యవాదములండి.